కాదె అవునండి. నేను దీంట్లో కూడా చూసాను. నేను తను స్టూడియోలో రికార్డ్ చేసేటప్పుడు ఆ వీడియో కూడా చూసానే నేను. ఇంకెవరు పాడారు మరి?
హ్మ్. అసలు 'జూనియర్ ఎన్టీఆర్' పాడింది ఆ పాట. 'అ వనో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు ఐ వాన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు' అది పాడాడు. మళ్ళా ఇది, ఇది కూడా పాడిండు. 'అచ్చ తెలుగు ఆడపిల్లలా. <clicks tongue> హ్మ్. కొత్త కొత్త ఆవకాయలా.' హ్మ్.
ఓహో! అది పాడాడా? ఆహ్, ఇది నాకు తెలీదు గాని అచ్చ తెలుగు ఆడపిల్ల అని ఆహ్, ఆహ్, ఆ పాటే పాడనండి నేను.
హ్మ్. 'జున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా.' ఇది 'జూనియర్ ఎన్టీఆర్' పాడాడు. ఇది 'గంగ రేణుక తల్లి' పాడింది. ఇది 'విహాన్' అండి పాడింది.
ఓహో! విహానా? ఆహ్, తను కాదా అయితే?
ఆ! కాదు, కాదు.
ఓహో!
జూనియర్ ఎన్టీఆర్ పాడతాడు గాని, మరి ఇంత ఆ! హ్మ్.
అది మంచి ఎమోషన్‌తో భలే పాడాడండి. నిజంగా! పాడినతను. మళ్ళి ఇది కూడా మంచి ఎమోషన్‌తో ఉన్నది. కొమరం భీముడో కూడా నాకు బాగా నస్తుంది. 'సుద్దాల అశోక్ తేజ' గారు రాసిన పాట కూడాను. 'కాలభైరవ' పాడినట్టున్నారు.
ఓహ్! అదైతే సూపరుంటుంది. కొమురం భీముడో, కొమురం భీముడో. నరాసు మె <humming> ఉ ఉ ఉ ఊహ్మ్ మండాలి కొడుకు అది కాలభైరవ పాడాడు అసల. సూపర్ పాడిండు.
'కొర్రసు నెగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో.' ఆ! 'కాలభైరవ' అనుకుంటున్నాను. క కాలభైరవ కానీ, కీరవాణి గానీ అయ్యుండాలి అయ్యుండాలి. కాలబైరవ హ్మ్.
హ్మ్, హ్మ్. లేలే. కాలభైరవనే. పాడింది కాలభైరవ. సంగీతం కీరవాణి.
కీరవాణి గారిది. ఆహ్, అది 'అమ్మ ఉయ్యాలా కోన జంపాల. లల్లాల లలలాల రోజు ఊగాలా, రోజు ఊగాలా.'
హ్మ్. సూపరుంటుంది అసలు. హ్మ్. సేమ్, సేమ్. 'రోజూగాల రోజూ ఊగాల.'
'కొమ్మ సాటున కూసే కోయిలా' తానానే నానానే తానానానానా తనానానానా.
ఉ ఊ ఊ ఊ ఊహ్మ్ ఉహూ ఉహుహుహూ ఉఉమ్ఉఉమ్ ఊహూహూహూ హ్మ్ ఓహ్! అహా! నాకో డవుటండి. మూవీలో మీడే మీరే పాడారా ఏంటి?

బావుందండి. చాలా బావుంది చక్కగ. అలా ఈ బుజ్జి మ్ 'బుజ్జి తల్లి' పాటా విన్నారా? ఈ మీరు పాడుతుంటే, మధ్యలో ఒచ్చింది. గుర్తుకొచ్చింది.
హ్మ్. ఇది మళ్ళా ఏదీ? మనా
అదే. ఆహ్, ఈ మధ్యన సాయి పల్లవీ సినిమా ఒచ్చింది గదా!
అవును. అవును. మనా 'తండేల్' మూవీలో నుంచి.
ఆ! 'తండేల్' మూవీలో పాటలు కూడా. అందులో కల్ భలే డాన్స్ కూడా చేస్తుందా మ్యూజిక్‌కి చక్కగ. మన దేవిశ్రీ గారీ సాంగ్సవి. నాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా బా నచ్చుతుంది. అందులో మీకి న్ మీకిష్టమేనా దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం కూడా?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. నా చాలా బా ఇష్టం. నాకొక పాత పాటంటే ఇష్టమండీ. ఆహ్, మనా దేవిశ్రీ ప్రసాద్ గారిది 'వర్షం' మూవీలో నుంచి, మనకొక పాటుంటుంది. ఏందంటే, హీరోయిన్ వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ట్రైన్‌లో నుంచి, ఒక పాటుంటుంది. హ్మ్. నీటి ముల్లై, నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన. చెంతనల్లే, నన్ను మల్లే, ఉండిపోవే వెన్నె వాన. తేనెల చినుకులు చవి చూపించి, కన్నుల దాహం ఇంకా పెంచి, కమ్మని కలలే ఉమ్మనిపించి, కనుమరుగై తనువార సిరివాన. నువ్వొస్తానంటే, ఇదెంత బావుంటుందంటే, <smacks lips> అసలూ <chuckles> సూపర్‌గ ఉంటుందండి. నాకు చాలా బాగా ఇష్టం ఈ పాట.
అబ్బా! వెళ్ళిపోకే మల్లె జాజి. లాల లాలా సన్నజాజి. నన నా నన నా నా నానే, తా ననే నా ననే నానా నానే, త నన నన నన నన నన నానా నా. నిజంగ ఎంత మంచి పాట అండి. నాకు చాలా ఇష్టమైన పాట భలే జ్ఞాపకం జేశారు.
హ్మ్. <chuckles> చాలా బావున్
ఇందులో వర్షంలో సాంగ్సేంటీ, తర్వాత ఆహ్, ఈ పవన్
డీఎస్‌పి ఇప్పుడు కొత్తగొచ్చినాయి సాంగు. నిన్న, మొన్నొచ్చింది గదా! దేక్కు లేంగే సాల, చూసినాంలే చాలా అని జేప్పేసి మనా 'ఉస్తాద్ భగత్ సింగ్‌'లో నుంచి. పవన్ కళ్యాణ్ కొత్త హ్మ్.
ఓహో! అది వినేశారా? నేనింకా వినలేదు లెండి. అంతవరకు వెళ్ళలేదు. అయితే వినాలి.
వినేశాను. అది విన్నాను. మళ్ళీ మన కొత్తగొచ్చిందేంటి మన దేవిశ్రీ ప్రసాద్‌ది, అదే 'వైరల్ వయ్యారి.' అదొకటి. హ్మ్. అది రాదండి. ఏదో వ అది యాక్చల్లీ లేడీస్‌ది కదా! <chuckles> వైరల్ వయ్యారి నేనే, వైసొచ్చిన అనుబాంబునే. వైరల్ వయ్యారి నేనే నా నా నా నా నా నా నానే. వై వై వై వై వై వై వైరల్. అంతే. బావుంటుందసలు. కొత్ <laughs>
ఆ! 'వైరల్ వైయ్యారి' కూడా పాడతారా మరి? <giggles> ఆ! ట్యూనంతేనండి ఒకసారి. అవి బావుంది. చక్కగా పాడారు. ట్యూనే ప్రధానం. తర్వాత సాహిత్యం గూడా విని కొన్ని, కొన్ని బాగా మనసుకు హత్తుకునే సాహిత్యాలు కూడా ఉంటాయి. బావుందండి. మీరు ఇంటర్నెట్‌లో మీకు నే నచ్చిన సంగీతం కొత్తగా కనుగొండం, ఇదంతా గూడా మీరు చక్కగా వివరించి, పాడుతూ నాకు చెప్పడం, ఇవన్నీ ఆప్ ఆహ్, వినిపించడం. అంతా బాగా నచ్చిందండి మీతో మాట్లాడడం. నిజంగా చాలా ఎంజాయ్ చేశానని చెప్పచ్చు. ధన్యవాదాలండి. మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ పాడుకుందాం. ధన్యవాదాలు. <chuckles>
అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. తప్పకుండా అండి. మీతో మ్ <chuckles> తప్పకుండా. మీతో మాట్లాడడం నాకు కూడా, చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి. తప్పకుండా మళ్ళీ మాట్లాడతా.

అదొకటి ఉంటుంది కదా! 'యూ నెవర్ టచ్ ది సీ, యూ నెవర్ ప్లే విత్ మీ' అంటే అది కొంచెం ఇంగ్లీషులో ఉంటుందనుకోండి.ఇదుంటుంది మన ద ఆయుధ పూజ ఉంటుంది. ఆయుధ పూజ అనే పాట.
ఆ!' ఆయుధ పూజ' సాంగ్ భలే! ఉంటుందండి.
హ్మ్. సూపర్ ఉంటుందసలు! ఆయుధ పూజ అనే పాట. మీకిష్టమా అది? నాకు కూడా. నేను కూడా భలే! ఉంటుందసలూ. ఈ ఎర్రటి సంద్రం మెగసిపడే అద్దరి, ఇద్దర ఇద్దిరిపడే హోరు, రణధీరుల పండగ నేడు, హే! కత్తుల నెత్తటి అలల తడే ఉప్పెన పెట్టుగా, ఉలికిపడే జోరు, మన జట్టుగా ఆడెను సూడు! హే! ఉప్పుగాలే నిప్పుల్లో సెగలెత్తే, హే! డప్పు మొతల దిక్కుల్లో ఎలుగెత్తే, పులి బిడ్డల కంట్లో పూనకమే మొలకెత్తే, పొరుగడ్డ అట్టసిరమెత్తి, శివమెత్తే. హైలా హైల హైయ్యాల ఆయుధ పూజ చెయ్యాలా, జములు చేయగాల జరువు జరుపుకోవాల, వీరాది వీరుల జాతి తిరణాల, ఉడుకు రకతాల, అరుతలియాల ధారా ధీరా హ్మ్ హ్మ్. హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ భలే! ఉంటుందసలు సాంగ్. <laughs> స్యూరా?
ఆ! 'ఆయుధ పూజ' పాట ఇష్టం పాడతారా? ఆ! ఎవరు? చూడు. ఆ! హైలా, ఏ చెయ్యాలా ఆ! అబ్బా! బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే! పాడారండి. <laughs> బావుంది. బావుంది. చాలా నాకు చాలా ఇష్టమైన పాట <chuckles> ఇదొకటి 'చుట్టమల్లే' బావుంటుందనుకోండి ఆహ్, తరువాతేం
<laughs> ఎక్కువగా వింటూ వింటూ హ్మ్. 'చుట్టమల్లే చుట్టేస్తాందే, హ్మ్ హ్మ్. చుట్టేస్తాందే చుట్టమల్లే చుట్టేస్తాందే అరెరె అరరెరే' భలే ఉంటుందండి అసలు. నాకూ <sniffs> ఇంటర్నెట్ వచ్చిన తర్వాతనే అసలు ఈ పాటలు నేర్చుకోడం, కొంచెం వినడం, ఇవన్నీ కూడా ఈ ఇంటర్నెట్ వల్లనే సాధ్యం.
తుంటరి చూప్ సరే దానికి తోడు వాళ్ళు స్క్రిప్ట్ గూడా ఇచ్చేస్తారు కదా! అది ఏంటి? ఆ లిరిక్స్ అవన్నీ కూడా వస్తాయి కూడాను మనమవి చూసి, పాడడానికి దానికి కూడా చాలా బావుంటుంది నిజంగా.
ఆ! లిరిక్స్ ఇచ్చేస్తారు కాబట్టి, ఇంకా మనకు కొంచెం హ్మ్. చాలా బా అనిపిస్తుంది అసలు. ఇప్పుడు కొత్తగొచ్చిన
అంతెందుకు, నాకు 'జూనియర్ ఎన్‌టిఆర్' అంటే గుర్తుకొచ్చింది. తను పాడిన పాట 'పుష్పాలో' కూడా ఒకటుండాలి కదండీ! బాగా పాడాడు కూడాను తను, అదే అమ్మవారి దగ్గర పాడే పాట ఒకటుండాలి. ఆహ్, 'పుష్ప' సాంగ్స్‌లో ఆ! 'పుష్ప' మూవీలో ఏంటి? ఆహ్
ఏది? ఆ! మన 'పుష్ప' మూవీలో. అదీ ఆహ్, శ్రీవల్లి చూసేకి అగ్గిరవ్వల అదేనా?
'చూసేకె అగ్గిరవ్వల' అదేమో ఏహ్, శ్రేయాఘోషలు పాడిందది కూడా బాగుంటుంది. 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి' అ అది బావుంటుంది అది కూడా.
శ్రీవల్లి పాడుతుంది. అవును. అవును. హ్మ్. అరే మ్ ఏందండి? మీరు గూడా అంత సూపర్‌గా పాడుతున్నారసలు. <laughs> సూపరుంది. సూపరుందండి వాయిస్ సూపరుందసలు. ఒక్క లైన్ పాడిన గాని భలే! అనిపిస్తుంది.
<chuckles> ఎదోలెండి. అది అమ్మవారి దగ్గర పాటండి.
హుహుహుహుహుహు! ఏది? ఆ! ఉంటుంది. కాపాడవే తల్లీ, నిప్పుతో ఆ పాటుంటుంది కదా!
ఆ! గుర్తెచ్చుకుందాం. ఆ!